జీవితంలో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అనేది కూడా ఎదురుచూస్తామండి, అంటే ఇంకా ప్రతిసారి విజయాలే తప్పవు గదా! <smacks lips> ఒక్కొక్కసారి అపజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి.
అవునండవును. ఆ! అవునండీ. అవునవునండీ.
అలాంటి సందర్భంలో మళ్ళీ మీరు ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా కోలుకుంటారు?
అంటే నాకు ఫెయిల్యూర్ అంటే పెద్ద ఎక్కువగా లేవండి. నాకెక్కువగా ఉన్నదేంటంటే కాలేజీలో సబ్జెక్ట్‌లు సబ్జెక్ట్స్ ఉండిపోయాయనమాట అందర్ అందరికన్నా <chuckles>
అబ్బా! ఆ! ఈ ఇది ఇది విజయంగా భావిస్తున్నారా? ఎక్కువగా లేవంటున్నారు. <giggles> ఎన్ని సబ్జెక్ట్‌లుంచారు?
అంటే కో అంటే ఆహ్, 2 1, 3 1 బానే రాసాను. 2 2లో ఒకటుండిపోయింది. 2 1లో, 3 1లో ఒకటి ఉండిపోయిందనమాట. అయ్యి ఆగిపోయినప్పుడు ఇంట్లో చెప్పలేదన్నమాట ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఆగిపోయింది డాడీ అని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు
హ్మ్. హుహు. ఏంటండీ అవి? హ్మ్, దేనికి సంబంధించిన సబ్జెక్ట్‌లవి.
అంటే బీటెక్‌లో, సివిల్‌కి సంబంధించినయండయ్యి.
ఓకె. ఓకె. సివిల్ ఇంజినీరింగ?
అయితే హ్మ్, అవునండి. అయితే నేను అయ్యి చెప్పలేదనమాట ఎందుకంటే "ఇప్పటి వరకు అన్నీ బాగానే రాసేవాడు, అన్నీ పాస్ అయ్యేవాడు, ఇప్పుడు మధ్యలో ఏంటి? ఈ బ్యాక్ లాగ్స్ ఉండిపోవడం ఇది అది." అని అడిగేస్తారని నేనింకా చెప్పలేదనమాట, వాళ్ళకంటే నెగెటివ్ థాట్ థాట్ ఎందుకులే రానివ్వడం మళ్
హుహు. ఆహా! మొత్తం దాచి దాచేసారా? మొత్తం దాచేసి మరి వాళ్ళు పాస్ అయ్యావా అంటే, ఏ ఏం చెప్పారు? ఏ స్టోరీ అల్లారు?
<chuckles> <giggles> <chuckles> అంటే "పాస్ అయ్యావ?" అంటే ఇంకా అన్ని పాస్ అయిపోయాను డ్యాడీ, కాకపోతే కొంచెం అంటే, గ్రేడ్ అనేది తగ్గిపోయింది అనేసి ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చేవాడినండి. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్స్ ఫీస్ కట్టాలి కదండీ ఫీస్ కట్టే టయానికి ఏం జేసానంటే నాకు ఇ ఇలాగా అత్తమటుకు జర్నీ చేయడానికి ఛార్జెస్ గట్టా ఎక్కువైపోతున్నాయి డ్యాడీ. అండ్ మళ్ళీ లంచ్ కూడా ఇక్కడే చెయ్యాలి కదా! వాటికి ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఎక్కువ <chuckles> అమౌంట్ తీసుకొని. ఆ అమౌంట్ తోటి ఫీజు కట్టుకునేవాడినన్నమాట. <chuckles> అలానె
హ్మ్. హ్మ్. అయ్యో! ఆహా! అమ్మబాబోయ్! చాలా పెద్ద ప్లాన్లే ఉన్నాయండి మీ దగ్గర. చాలా పే
ఆ టైంలో అదేమో కానీ ఆహ్, అవును. అవును. ఇంకోటేంటంటే ఫస్ట్ నేను 2-1 బా రాసాను కదండీ. 2-2లో ఒక సబ్జెక్టు ఉండిపోయినందుకు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు డిప్లొమాలో కాని, 10థ్‌లో కానీ ఇలాంటి వాటిల్లో ఎప్పుడూ బా చదువుతూ, బా రాసేవాడినండి. అంటే నాకు ఇప్పుడు 10థ్‌లో ఏమో 9.6 అలా వచ్చినాయి, డిప్లొమాలో ఏమో నైన్ పాయింట్ టూ అలా పడిపోయింది. ఇంకా అక్కడ ఆ! అలా వచ్చేటప్పటికి నాకనిపించింది
హ్మ్. హ్మ్. అబ్బా! బాగా చదువుతారయితే. 9.2 పర్వాలేదండి, గ్రేట్ బా చదువుతారు. మరి మీ స్నేహితులు కూడా వాళ్ళకి పాసవ్వడం జరిగిందా? లేదంటే వాళ్ళకు కూడా మీలా సబ్జెక్టేమైనా మిగిలాయా?
అసలు <chuckles> అవునండి. అహా! లేదండి. ఆళ్ళకి పాసయ్యేవాళ్ళు. కాపోతే ఇంకా బోర్డర్ పాస్లు గట్టా ఇలా ఉంటాయి గదండీ. జస్ట్ పాస్ అవుతే చాలన్న సిట్యుయేషన్స్‌లో చదివే వాళ్ళుంటారు గదా!
ఆహా! చివరి అంచలు. అంచుల వరకు వెళ్ళి కరెక్ట్‌గా అంచున మాత్రం చేరుకున్నారయితే.
ఆ! ఆ టైప్స్ చదివేవాళ్ళం. <giggles>
హుహు.

ఆ! ఆ సెమిస్టర్స్ రాయాలి. అయితే ఆ తర్వాత నేను ఆలోచించిన తర్వాత ఏంటంటే, నేను నన్ను నేనే ఇంకా ఏం చేయాలో తెలియక మోటివేట్ చేసుకునేవాడిని అనమాట. అంటే నన్ను నేనే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, సపోర్ట్ చేసేవాళ్ళు. "ఒరేయ్! ఏమైందిరా? పోతే పోయింది. ఈజీ సబ్జెక్టే కదా! నెక్స్ట్ టైం రాసుకున్నా కూడా సింపుల్‌గా పాస్ అవ్వచ్చులే. ఏం కాదు. దాని గురించి బాధపడకు" అనేసి చాలా విధాలుగా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట.
ఓకే. మీ స్నేహితులు కూడా మంచిగా మోటివేషన్ ఇచ్చారు అయితే. మీ స్నేహితుల నుంచి మంచి మోటివేషనే వచ్చిందని చెప్పొచ్చు. మరి కుటుంబ సభ్యులకి ఇంకా అసలు డౌటే రాలేదా మీ మీద?
ఆ! అవునండి. ఆ తర్వాత నేనేమో అవునండి. ఆ! అంటే ఇంకా నేను ఎవరికీ చెప్పలేదండి. ఇంకా డ్యాడీ వాళ్ళకే చెప్పలేదంటే ఇంకా వెరోళ్ళకేం చెప్తామండి. ఇంకా బంధుమిత్రుల గట్ట. మహా అయితే మా కాలేజి అంటే మా కాలేజి వై
ఆ! మీ స్నేహితులకి తెలుసు కదా! ఆ! మీ స్నేహితులకి తెలుసు కదా మిమ్మల్ని బుక్ చేసేద్దాం అని చెప్పి చెప్పడం ఇలాంటివి జరుగుతాయని మీకనిపిచలేదా?
అవును. మా కాలేజిలో అవునండి. అనిపిచిందండి. అంటే మా కాలేజ్ వరకే ఉంటుంది కదండీ ఆ టాపిక్కు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఆ సబ్జెక్ట్‌లు కూడా ఎలా చూస్తారంటే లైకు మన మనం ఎవరితో అయితే కలిసి ఉంటున్నామో వాళ్ళు మాత్రమే చెక్ చేస్తారనమాట. మన పాస్ అయ్యామా లేదా అనేది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే లైట్ తీసుకుంటారు.
ఓకే. అంటే మీ ప్రిన్సిపల్ సారూ చూడ్డం ఆహా! మీ ప్రిన్సిపల్ సార్‌కి అలా తెలియదా? వాళ్లెవరికీ?
ఆ! మిగతా వాళ్ళందరూ ఏంటంటే <smacks lips> అంటే సారోళ్ళకి తెలుసండి. సారొల్ సారోళ్ళకందరికీ ఆ! అవునండి. సారోళ్లందరికి తెలుస్తది. కాపోతే మనకేంటంటే ఇంటి వరకు తెలియకుండా ఉండడమే మెయిన్ అసలు. ఎందుకంటే ఇంట్లో తెలిసిందంటే బాబోయ్! ఇంక్
మొత్తం అన్ని సబ్జెక్ట్‌లు రిజల్ట్స్ కూడా ప్రిన్సిపల్ ముందు ఉంటాయి కదా! ఓకే. మొత్తానికి మేనేజ్ చేసారు ఎలాగో ఒకలాగా.
ఎలాగంటే ఇప్పటి వరకు బా చదివినోడు అసలు ఏమైంది? కాలేజిలో జాయిన్ అయ్యి. ఆ! కాలేజిలో
మరింక దానికి ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇప్పుడు దాన్ని పాస్ అవ్వడానికి ఏమైనా మీ పద్ధతులు మార్చుకున్నారా ముందు మీద? ఇప్పుడు, ఇలా మెరుగ్గా చదవాలి, ఇలా చెయ్యాలి, ఈ సమయం కేటాయించాలి అని.
ఆ!